హ్మ్. అప్పటికిప్పటికంటే, అంత క్రేజ్ లేదు. ఇదివరుకంటే మాన్
అంటే, పండగల పరంగా కాదు. ఊర్లో 150 ఇళ్లు కాస్తా, 150 ఇల్లు కాస్తా ఎన్నిళ్లులైనియి ఇప్పుడు? ఏవన్నా చీలికలు జరిగినియా?
150 ఇళ్లులూ నూట్ లేదు. 150 ఇళ్లులు ఇంకా పెరిగినియి. అంతేగాని తగ్గలేదు. ఉన్నారందరు.
అహా! అల అందుకే అండి. అదే అంటంది. చీలికలని చెప్పేసనంటే ఒక ఇళ్లును కాస్తా కొంతమందీ అప్పులయిపోయి ఇలాగా అమ్ముకొనీ ఇలా ఉంటారు కదా కొంతమంది.
ఆ! అంటే మా ఊర్లో
మీ సందు మొత్తం అలానే ఉన్నారా చుట్టాలందరు కూడాని? ఎవరన్నా వెళ్ళిపోయిన వాళ్ళున్నారా?
ఆ! అలానే ఉన్నారు. సందంతా చుట్టాలలానే ఉన్నారు. అంటే, కొంతమందీ తల్లితండ్రులుండి పిల్లలూ యెళ్ళిపోయిన వ అంటే, విద్ విదేశాలకో, లేపోతే సిటీకో.
ఆ! వ్యాపార పరంగా గానీ, ఉద్యోగ పరంగా కానీ, వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయి చేసుకుంటా ఉన్నారక్కడ.
ఆ! వెళ్ళిపోయినోళ్ళున్నారు గానీ, ఇల్లులు మాత్రం అలానే ఉన్నయి. డెవలప్పయి బిల్డింగ్ కట్టారు గానీ, చీలిపోయి లేతే వేరే వాళ్ళకి అమ్మేసుకుని అట్లేమి లేదు. అమ్మేసుకున్న మాలో మా మా వాళ్ళే కొనుక్కుంటారు.
అబ్బా! ఇంత చక్కకగా ఉందండి ఈ మాట మాత్రం అసలకి. అదే కదా!
ఆ! మా అంటే, ఇప్పుడు మా ఒక తాతగారమ్మేస్తన్నారనుకోండి, ఇంకో తాతగారు కొనుక్కుంటారు. అంతేగానీ, ఎవరు బయటోళ్ళకెవరకీ ఇయ్యాలనిచ్చేవాళ్ళు కాదు.
బయటోళ్ళకెవరికివ్వరు మందలసలకి.
ఆ! అలా ఉండేదీ. ఆ! ఇంకా ర్ ఇంకా చెప్పాలంటే, ఆ ఇల్లులు, రోడ్లు గూడలానే ఉంది. కొంచుము ఆహ్, కొన్ని బాగా పడిపోయే పెంకుటిల్లుంటయి కదండీ, అయి తీసేసి డవలప్ చేసుకున్నారు గానీ, చాలా వరకు ఇల్లులు గానియండి, అరుగులు గానియండి, అయన్నీ అలానే ఉన్నయ్యీ. అసలా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తామసల మేమూరికెళ్తే, ఆ కాలవ గట్టు మీద గానీ, చాపు
హ్మ్. చాలా బావుందిది. అవును. అయన్నీ అలానే ఉన్నయయితే. అర్థమైపోతంది మీ మాటలు అయన్నీ కూడాను చూస్తంటే. మీ ఊరు కానీ, మీ వాతావరణం గానీ, మీరు మాట్లాడే తీరుగాని అయ్యన్నీ కూడాను, మీరు ఏ ప్రదేశానికెళ్ళినా గానీ, అయ్యి మీ చుట్టూనే తిరుగుతా ఉంటయన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషవనిపిచ్చింది. ధన్యవాదాలు.
అవును. చాపలు పట్టుకోడం గానీ. అవునండి.